అయితే మనం ఇప్పుడు ఈ జనరేషన్‌లో చూస్తే, విపరీతంగా డేటాని వినియోగిస్తూ ఉంటాం. విపరీతంగా. అయితే కొన్ని కొన్నిసారి మనం ఆ డేటా ఎంత వాడకం ఉంటుందంటే, మనకు సరైనటువంటి స్టోరేజ్ దొరకదు. సో దొరికనప్పుడు ఆహ్, అసలు ఎలా స్టో ఆ! ఎలా స్టోరేజ్ చేసుకోవాలి? ఎక్కడ ఏంటనేది కూడా మనకు ఒకసారి అర్థం కాదు. సో మరు మీరు అలాంటి ఎప్పుడన్నా ఎదుర్కున్నారా? విపరీతంగా డేటా వాడం, తర్వాత మీరు క్లౌడ్ స్టోరేజ్‌తో ఫైనలని ఎలా సజీవంగా? ఆహ్, నిర్వహిస్తే బావుంటుంది. ఏదన్నా మీ అనుభవాలు మాతో నాతో చెప్ చెప్తారా?
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అసలు ఎంత స్టోరేజ్ ఉన్నా అయిపోతది. హ్మ్. హ్మ్. ఆ! ఖచ్చితంగా అండి. అంటే, రీసెంట్ టైమ్‌లోనే నా ఫోను‌లో స్టోరేజ్ ఫుల్లయిపోయిందనమాట. మొత్తం చాలా ఫోటోసు.
ఓకే. అంటే చ ముఖ్యంగా ఫోటోస్‌తోనే <chuckles> ఎక్కువగా అవుతుంది గదా!
హ్మ్. ఆ! ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అసల నార్మల్‌గా దిగట్లేదు గదా! ఫోటోస్. పండగ అంటేనే అసలు 1 జీబీ 2 జీబీ ఫోటోస్ దిగేస్తున్నారు.
అవును. యాహ్! 1 జీబీ, 2 జీబీ అయిపోతుంది. ఒకప్పుడు మనకు కెమెరా కెమెరా వాళ్నని తీసుకొచ్చి, ఫోటోలు దింపాలి. కెమెరా ఉంటేనే కానీ, ఇప్పుడు మొత్తం ఆ కెమెరాస్ త ఆ ఫోను‌లోనే కెమెరాను.
ఆ! ఒకవేళ కెమెరా ఉన్నా గూడా...
అవును.
అది ఆ క్యామెరా ఫిల్మ్ అనేది అయిపోతుంది గాబట్టి, పొదుపులో దిగేవాళ్ళు. ఇప్పుడైతే అసలు ఎమ్ ఆ దాన్ దానికోసం వేరే ఎక్విప్‌మెంటే గొనాల్సిన అవసరంలే ఫోను ఉన్నాంకింగా దిగేస్తున్నారు గదా! దీనివల్ల ఏమవుతుందంటే, మన ఫోను స్టోరేజ్ అది ఫుల్లయిపోయి, ఏం జేయాలో అర్థమవట్లే. ఇలాంటప్పుడే మనం క్లౌడ్ స్టోరేజ్ సబ్సిక్రిప్షన్ అనేటివి దీసుకోవాలండి.
అవునవును. కొనాల్సిన అవసరమే లేదు. అవును. నిజంగా. అవును. అయితే అవును. అవును. అర్థం గాదు. నిజంగా. అవునండి. అవును. క్లౌడ్ స్టోరేజా? అంటే ఎట్లా, ఎట్లా అది?
హ్మ్. అంటే ఉదాహరణకు దీసుకుంటే ఇప్పుడు మీ ఫోనుందండి హ్మ్. మీ ఫో‌ను‌లో గ్యాలరీ ఫుల్లయిపోయిందింకా. స్టోరేజనేదే లేదు.
అవును. మొత్తం స్టోరేజంతా అయిపోయింది ఫోటోస్‌తో. ఆ!
హ్మ్. మీ ఫోను 128 జీబీ స్టోరేజుంది.
ఆ! అంటే మనకప్పుడు ఇండిక అంటే యువర్ ఫోరేజ్ స్టుల్ ఆహ్, బీన్ ఆహ్, పుల్లా ఫుల్లా నోటిఫికేషన్ ఒస్తూ ఉంటాయి. అవునవును.
ఆ! యువర్ స్టోరేజ్ ఇస్ ఫుల్లని ఉకే నోటిఫికేషన్స్‌సోచ్చి అసలు విసిగిస్తుంటది. ఆ! అలాంటప్పుడు ఏం జేయాలంటే మనం గూగుల్ ఫోటోస్ గానివ్వండి, లేదా అమెజాన్‌లో కూడా ఉంటది క్లౌడు.
ఆ! అంటే ఎట్లా. ఎట్లాది? గూగుల్‌ది. గూగుల్ వాళ్ళాది. క్లౌడ్ స్టోరేజ్. అంటే ఎట్లా దీసుకోవాలంటే ఎక్కడ మనకి దానికి లింకేంటి మనకు దానికి ఎట్లా?
ముఖ్యంగా గూగుల్‌ది. గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ మనం దీసుకున్నాము. హ్మ్. ఆ! ఎక్కడైనా అండి, గూగుల్ యాప్స్‌లో, గూగుల్ ప్లే స్టోర్‌లో లేకపోతే గూగుల్ ఫోటోస్‌లో లేకపోతే గూగుల్ డ్రైవ్‌లో
అంటే ఏమని టైప్ చేయాలి మనం అంటే గూగుల్ ప్లే స్టోరు?
ఆ! ఎళ్లి జస్టు మన ప్రొఫైల్ పైన క్లిక్ జేస్తే అక్కడ మేనేజ్ స్టోరేజని ఆప్షనుంటుంది.
ఆ! మేనేజ్ స్టోరేజనేది ఉంటది. అంటే దాంట్లో ఎక్కడ?
ఆ! మేనేజ్ స్టోరేజనే ఆప్షను.
ఆ!
దాన్ని క్లిక్ చేస్తే ఆహ్, సాధారణంగా గూగుల్ ప్రతి ఒక్కోళ్ళకు గూడా 15 జీబీ ఫ్రీ స్టోరేజ్ ఇస్తుందనమాట.
15 జీబీ.
హ్మ్. ఈ క్లౌడ్ స్టోరేజ్ ఎక్కడ సేవ్ అవుద్దంటే, ఇది మన దగ్గర సేవ్ గాదు. గూగుల్ డేటా సెంటర్స్ ఉంటాయాండి.
హ్మ్. ఆ! ఎక్కడ? ఓహ్! నేను క్లౌడ్ అంటే నిజంగా క్లౌడ్స్‌లో ఏమో స్టో <laughs> ఓకే.
లేదు. లేదు. అలా గాదు. అహా! క్లౌడ్ అంటే ఇలా మనకు తెలియకుండా తీసుకెళ్ళి అక్కడ బెడతారన్నట్టు దా అది ఆ మీనింగ్. హ్మ్. అంటే, ఈ మధ్య కాలంలో ఇలా జోక్స్ ఏసుకుంటున్నారు ఇట్లా. జోక్స్ గాదు. కొంతమంది అసలు పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు పొలిటీషియన్సే చెప్తున్నారు, ఇలా క్లౌడ్‌లో సేవ్ జేస్తారని జెప్పి. వాళ్ళకి గూడా అవగాహన లేదండి. అంటే
అవునా! ఓకే. అంటే వాళ్ళు ఎక్కడో గూగుల్ <coughs> <chuckles> నిజంగా మేబీ అవగాహన లేనప్పుడు ఇలాంటివి నిజంగా. అయితే, ఈ ఎక్కడో గూగుల్ సర్వర్స్‌లో సేవ్ జేస్తారా?
అదే అలాంటి ఆ! ఆ! అప్పుడు అక్కడ సేవ్ జేస్తారనమాట.
అంటే, అవి ఎక్కడుంటాయి? అంటే, మన చు మన అంటే మనం ఉండే నగ అంటే, ఇప్పుడు మనం పెద్ద నగరాలు ,ఇప్పుడు హైదరాబాదు, అలా ఉంటాయా? లేతే వేరే దేశాల్లోనా?
ఆ! లేదు. లేదండి అసలు. ఆ! అంటే, భారతదేశంలో ఒక్క ఒకటుంది. ఆ! బెంగుళూరులో ఉన్నది డేటా సెంటర్స్. డేటా సెంటర్స్ అంటే చాలా పెద్దగుంటాయండి. మీరు ఊహించరు, అంత పెద్దగా ఉంటాయని.
ఆ! ఎక్కడండది? అంటే, గూగుల్‌కి సంబంధ అంటే, భారతదేశానికి సం అంటే, భారతదేశానికి సంబంధించి, గూగుల్‌కి సంబంధించి అన్నీ అక్కడే బెంగుళూరులోనే ఉంటుంది.
ఆ! అవునవును. కేవలం ఇది క్లౌడ్, క్లౌడ్‌కి సంబంధించింది అక్కడుంటుంది.
మరి సెక్యూరిటీ... మరి సెక్యూరిటీ ప్రాబ్లమ్ వస్తుంది కదండి! అది అంత పెద్ద స్టోరేజ్ అంత పెద్ద డేటా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, అది ప్రభరం ప్రమాదాలకి ఏదైనా మనా ప్రైవసీ కూడా ప్రాబ్లమ్‌గా
ఆ! అవునవును. వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారండి. అంటే, ఒక్క మీ ఒక్కరి డేటానే ఉండదు గదా! మన భారతదేశంలో, ఆ! 1400000000 జనాభా ఉంది. దాంట్లో కనీసం ఎంత ఒద్దు అన్నా
అవును. అరే! మరి ఇది ఇంతమంది జనాభా ఉన్నప్పుడు, నేషనల్ సెక్యూరిటీ కూడా మరి ఒకవేళ ఆ కంపెనీ వాళ్ళే ఆహ్, ఏదైనా తప్పు కథని వినో వినియోగించే అవకాశం ఉంది కదా! మరి అదెలా?
ఆ! ఆ! లేదండి. అంటే, రూల్స్ గవర్నమెంట్స్ అన్నీ గూడాను అన్ని దేశాల గ ప్రభుత్వాలు చాలా స్ట్రిక్ట్ రూల్స్ బెట్టేస్తాయి. ఇలా మీరా డేటా సెంటర్స్‌ని జస్ట్ ఆపరేట్ జేస్తూ ఉంటారండి. వాటి డేటా యాక్సెస్ వాళ్ళకుండదు. ఎందుకంటే, ఇప్పుడు చూసుకుంటే మీ గూగుల్ అకౌంటే జూడండి
ఆ! ఆ! రూల్స్ పెట్టిన్ అవును. ఓహోహోహో! అవునా! ఆ! అవును.
పాస్వర్డ్ టైప్ జేయాలి ఫస్ట్. హ్మ్. <smacks lips> ఆ పాస్వర్డ్ టైప్ జేసినా కూడా 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అనేదుంటుంది.
అవును. అవును. అవును. టూ ఫ్యా అనొచ్చా నా మొబైల్‌లో కూడా అలా చూపిస్తుంది. అవును.
హ్మ్. ఆ! అది చేస్తే ఏమవుద్దంటే మీ ఫస్ట్ ఆ గూగుల్ అకౌంట్ ఎక్కడ జేసుకున్నారో ఆ మొబైల్ ఫోన్లో మీరు యాక్సెస్ చేయాలి యెస్, ఇట్ ఈజ్ మీ అని.
ఆ! అవునవును.
హ్మ్. లేకపోతే అప్పుడప్పుడు ఓటీపీ పంపిస్తది మీ మొబైల్ నంబర్‌కి.
ఓహ్! అంత సెక్యూరిటీ ఉంటుందా?
హ్మ్. అంత సెక్యూరిటీ ఉంటుంది. గూగుల్ వాళ్ళు కూడా వాళ్ళు హాక్ జేసీ
మరి ఇప్పుడు ఆ క్లౌడ్ స్టోరేజేదైతే ఉన్ అంటున్నారో, ఆహ్, ఏదో అన్నా అగ్నిప్రమాదాలు జరుగుతాయనుకోండి, ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్‌లో ఇట్లా ఈ డేటా సెంటర్సేవో పెడతారు. మరి ఏదన్నా ప్రమాదవసాత్తు అగ్ని ఆహ్, ఇవి ఇలా ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మరి ఎట్లా?
హ్మ్. హ్మ్. అవి అసలు కాకుండానే చూసుకుంటారండి. అవ్వకుండా చూసుకుంటారు. ఎందుకంటే, అవ్వి
అవునా! అంతా, అంతా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారు.
ఆ డేటా సెంటర్స్ ఆ! చాలా, చాలా సెక్యూరిటీ మెయింటైన్ జేస్తారు. అవ్వి ఆ డేటా సెంటర్స్ కూడా ఎలా ఉంటాయంటే అవి సర్టెన్ టెంపరేచర్స్‌లోనే ఆపరేటయితాయనమాట. అంటే
ఓహ్! అద్భుతం నిజంగా! అవునా! ఓహో! అయితే ఇండియాలో మొత్తం ఆహ్ డేటా సెంటర్లంతా ఓన్లీ గూగుల్ వాళ్ళవొకటే ఉన్నాయా అండి?
లేదండి. అమెజాన్ వాళ్ళదున్నది, మైక్రోసాఫ్డ్‌దుంది. ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్‌లోనే ఉంది మైక్రోసాఫ్ట్‌ది.
అదేంటండి? మొత్ అదేంటండి? అన్ని గూగులు మన సొంత దేశ కంపెనీలు క్లౌడ్ స్టోరేజ్ లేక ఎవరు లేవా అండి? అంటే అంతే గూగుల్ మీరు చెప్పినట్టు గూగులో? అమెజాన్?
అంటే ఈ మధ్యలోనే జియో వాళ్ళు దెచ్చారండి.
జియో వాళ్ళు తెచ్చారా? ఓహ్! అద్భుతం! నిజంగా అదే నాకు ఆ పేర్లు చదువుతుంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ అంటే అరే! మన దేశానికి సంబంధించి డేటా మన దగ్గర లేకుండా వేరే దేశాల కంపెనీ వాళ్ళ దగ్గర ఉండ అంటే వాళ్ళు రేపు పొద్దున మనం మనల్ని భయపించుండొచ్చు కదండి! అవునండి.
ఆ! జియో వాళ్ళు దెచ్చారు. <giggles> గూగుల్ వాళ్ళు తెచ్చారు ఈ క్లౌడ్ స్టోరేజ్‌ని, ఆ! కాకపోతే ఇది ఎక్కువగా యూజ్ జేయటం లేదనమాట. మనా, మన దేశంలో ఉన్నవాళ్ళు అందరూ గూగుల్‌ని ఎప్పటి నుండో 10 ఏండ్ల నుండి యూజ్ చేస్తున్నారు కదండీ!
అవునవునవును.
హ్మ్. కాబట్టి వాళ్ళకిది కొంచెం అలవాటు కాలేదింకా, జియో. హ్మ్. హ్మ్.
ఏది జియో? జ జియో కొద్దిగా అలవాటు కాలేదంటున్నారు. అవును. అవును.
అయితే ఈ క్లౌడ్ స్టోరేజే ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఆ ఈ ఫోను స్టోరేజ్ ఫుల్లయిపోయినప్పుడు, మనం ఆ! ఇది గూగుల్ ఫోటోస్ గురించి చెప్తున్నా, నేను ముఖ్యంగా. ఎందుకంటే ఫోటోసే యెక్కువుంటాయి గదా! మన ఫోనులో స్టోరెజు హ్మ్. అయితే మనం అలా గూగుల్ ఫోటోస్ ఓపెన్ జేసి, మన ప్రొఫైల్ పైన నోక్కినంక కింద ఆప్షన్స్‌లో మ్యానేజ్ స్టోరేజని ఉంటుందండి. హ్మ్. సాధారణంగా అందరికి, 15 జీబీ ఫ్రీ స్టోరేజూంటుందనమాట.
అవును. అవునవును. గూగుల్. ఎక్కువ ఫోటోసే ఫోటోస్ డేట. అవును. అవును. అవును. అవునా? మేనేజ్ స్టోరేజ్. అవును. నిజంగా. వచ్చే ఫ్రీగయి, మీరు జేప్పినట్టు ఫ్రీగా ఇస్తుంది. ఆ జీబీ అయిపోతనే మనం సబ్స్క్రిప్షన్ జేసుకోవాలి.
ఆ! అయిపోతే ఆ సబ్స్క్రిప్షన్ దీసుకోవాలి. స
అంటే ఎంతా అమౌంట్ చార్జ్ జేస్తారు. ఈ సబ్ సబ్స్క్రిప్ష సబ్స్క్రిప్షన్‌కి?
ఆ! నెలకి ఇంత అమౌంటనుంటుందండి. ఆ ఓ ఉదాహరణకి ఒక 2 టిబి
అవునా! అంటే ఎక్కువగా ఉంటుందా అమౌంట్? తక్కువ లేదా? ఎందుకంటే అందరూ సామాన్య మనవులు కూడా వినియోగిస్తారు కదా!
హ్మ్. హ్మ్. 2 టీబీ ఉందనుకోండి.
ఆ!
2 టీబీ ఉంటే రూ. 1000 దాకుంటుంది నెలకి.
ఓహ్! 2 టీబీ వరకు డేటా రూ. 1000 రూపాయలంటే ఓకే. అందరికీ
ఓకే. అంటే అది మీ ఫోనుకే పరిమితం గాదు గదండి! మీరది ల్యాప్‌టాప్‌లో జూసుకోవచ్చు. లేదా మీ ఐ ప్యాడ్ జూసుకోవచ్చు. లేకపోతే మీ టీవీలో లాగినయితే గూగుల్ ఫోటోస్ దాంట్లో గూడా జూసుకోవచ్చు. ఇలా క్విక్ యాక్సెసుంటుందనమాట. కాబట్టి, ఇదింత కాస్ట్‌లి ఉంటుంది. ఇంకా సెక్యూర్డ్. ఇగ మన, ఫోను పగిలిపోయినా
అవునవును. చూసుకోవచ్చు. అవును. చూసుకోవచ్చు. చూసుకోవచ్చు. వాస్తవం అండి. అవునవును. నిజంగా. సెక్యూర్. చాలా సెక్యూర్. అవును. అవునవునవును.
ఆ! అసలు ఏదేమైపోయినా జస్ట్ మన ఎకౌంట్‌లో అలా ఉంటాయి ఫోటోస్ అవి.
అంటే మరి ఇప్పుడు గూగుల్ ఫోటోస్ ఎక్కువగా ఇప్పుడు మనకి ఫోటోస్ ఎక్కువ ఉంటాయి. ఈ ఫోటోస్ కాకుండా మిగతా డేటా కూడా మనకు ఇప్పుడు మెయిల్ ఉంటుంది. జీమెయిల్ ఉంటుంది. దాన్ని మనకి ఎన్నో మనకు సమాచారం సేవ్ అవుతూనే ఉంటుంది కొన్ని డీలిట్ జేస్తుంటాము.
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఆ! వన్సు మనం ఈ గూగుల్ స్టోరేజ్ తీసుకున్నాము. అది ఫోటోస్‌కి మాత్రమే పరిమితం గాదండి. ఈ గూగుల్ డ్రైవు గూగుల్‌వి అన్న ఈ ఏవేవైతే కంపెనీస్ ఉన్నాయో జీమెయిలు గూగుల్ డ్రైవ్. యూట్యూబు. ఆ! ఇలా అన్నిట్లో మీరు ఏం డౌన్‌లోడ్ చేసుకున్నా మీకు ఎంత స్టోరేజ్ ఉన్నా అంత సేవయిపోతది ఆ 2 టీబీలో
అవును. ఓకే. ఏదైనా బ చేసుకోవచ్చు. ఆహా! ఓకే. అవును. అయితే, ఆహ్ సేవయిపోతుంది. అయితే ఇక్కడ మీరు క్లౌడ్ స్టోరేజ్ అన్నారు కదా! గూగుల్ ఇవి కాకుండా. మరి ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో అంటున్నారు కదా! అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆహ్, దీంతో కూడా క్లౌడ్ స్టోరేజ్ ఇంకా ఏదైనా పెంచడం దీంట్లో ఏదైనా మార్పులు తీసుకురావడం, కొత్త టెక్నాలజీ ఏమన్నా జరుగుతున్నాయా? ఇంకొద్దిగా? ఏవన్నా?
హ్మ్. హ్మ్. ఆ! ఇది నేను మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతా ఇది కొంచెం కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండండి. అసలు, మనం ఎలా వాడుకోవచ్చని మాట్లాడుకున్నాం గదా! అసలకైతే ఈ కంపెనీస్ అన్నీ గూడాను. ఇ ఇప్పుడు ఉదాహరణకి మనం ఇన్‌స్టాగ్రామ్ యూజ్ జేస్తున్నాం. ఇన్‌స్టాగ్రామ్‌లో అంత స్క్రోల్ చేస్తుంటాం. మనం పోస్టు జేసినా అసలు మనని చార్జ్ చేయదు గూగుల్‌లాగా ఇలా. స్టోరేజ్ 15 ఫ్రీ అని ఉండది. మీరసలు మీ గ్యాలరీలో ఉన్న ప్రతి ఒక్క ఫోటో ఒక్క పోస్ట్‌లో పెట్టినా ఫ్రీయే.
ఆ! అవునా! అవును. అవునవును. అవును. అవును. అవును చేస్తా ఉంటాం. అవును. అవును. ఉండదు. అవునా! ఓహ్! అవునా!
వీళ్ళంతా గూడా ఆ! అవును ఫ్రీయే గదండీ. ఇప్పుడు మీరు, <smacks lips> 100 పోస్టులు పెట్టారండి. 100 పోస్టులు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ పెడతారు. అవి మీ ఫోనులో ఒక్క ఇమేజ్ 10 ఎంబీ ఉంటుంది. హ్మ్. కానీ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే అది అసలు ఇన్‌స్టాగ్రామ్‌ యాప్ సైజ్ ఏం ఇంక్రీజ్ గాదు కదా! అలానే ఉంటుంది.
ఓహ్! అవును. ఆ! ఫోను‌లో. 10 ఎంబీ అవును. అవును. ఇంక్రీజ్ కాదు. అవును. అది సైజయితే ఇంక్రీజ్ కాదు కదా! అవును.
హ్మ్. అయితే ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న డేటా అంతా గూడా వాళ్ళు ఈ కంపెనీస్ ఏడబల్యూఎస్ అనే సర్వీస్‌ని వాడతారనమాట.
ఆహా! ఓహ్! ఏ ఏంటి ఏడబల్యూసంటే? ఏ ఎవ్ ఓహ్! అమెజాన్ వెబ్ సర్వీస్ దీంట్లో పెట్టేస్తారు.
అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఆ! వల్డ్‌లో అన్నిటికన్న పవర్‌ఫుల్లు రెండండి.
ఆ! ఏవేవనేవి?
అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అష్యూర్.
ఓహ్! మైక్రో సాఫ్ట్ అష్యూరు.
ఈ 2 కంపెనీస్‌కి ఇలా క్లౌడ్ స్టోరేజ్ అమ్ముతుంది. ఇప్పుడు నేను ముందు జెప్పినట్టు
మరి ఈ క్లౌడ్ స్టోరేజ్ విభాగంతోనే వాళ్ళు ఎన్న <chuckles> వేల కోట్లు సంపాదిస్తుంటారు నిజంగా?
అవునవును. ఆ! నిజంగా ఎందుకంటే
అంటే నిజంగా మైక్రోసాఫ్టంటే కేవలం ఇప్పుడు మీరన్నట్టు క్లౌడ్ స్టోరేజ్ ఏది అంటున్నారు. ఇది కాకుండా చాలా ఉన్నాయి గదండీ!
అష్యూర్. ఆ! చాలా ఉన్నాయి. అవి ఆహ్, ఆ డేటా అంతాడా అష్యూర్‌లో స్టోరవుతుందనమాట.
అదే. నిజంగా మీరు చెప్తుంటే కొన్ని, అంటే ఒక్క దేశానికి సంబంధించిందే. అది కూడా భారతదేశమే ఆహ్, ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగినటువంటిది. అలా ఎన్ని దేశాలు? ఎంత డేటా? అసలు నిజంగా ఎన్ని డబ్బులు వాళ్ళు ఎన్ని
ఆ! ఆ! అసలు అదే అండి. వాళ్ళ వాళ్ళకందుకే అంత డబ్బులుగా ఉం అవునవును. కొనేయొచ్చు. అంటే
నిధంగా. కొన్ని దేశాల్నే కొనేస్తారేమో వీళ్ళు. <chuckles> ఆ!
వీల్ వీళ్ళ దగ్గరనే కంప్లీట్ యాక్సెస్ ఉంటుందనమాట. చాలా చిన్న చిన్న కంపెనీస్ గూడా ఉంటాయి గదండీ. వాళ్ళు సర్వర్స్ ఒక వ కొంతవరకైతే కొనగలరు. ఓ 2, 3 సర్వర్స్ గొన్ కొన కొనగలరు. అవ్వి కూడా ట్రాఫిక్ ఒకవేళ వాళ్ళ కంపెనీ వెబ్సైట్‌కి రోజుకి 200000 మంది విజిట్ అవుతున్నారు. వాళ్ళ సర్వర్స్ తట్టుకోలేవనమాట ఆ ట్రాఫిక్‌ని. తట్టుకోలేక ఆ కంపెనీస్ ఏం జేస్తాయంటే, సర్వర్ కొనకుండా ఏడబ్ల్యూఎస్‌లో క్లౌడ్ స్టోరేజ్‌ గొంటుంది. సేమ్ మనం గూగుల్‌లో ఫోనులో గొన్నట్టు.
అవును. త అవును. అవునవును. కొనగలరు. కానీ వీళ్ళు అన్ని డేట్ అవును. అవును. తట్టుకోలేవు. నిజంగా. మరి నిజంగా తట్టుకోలేనంటే ఇప్పుడు ఈ సర్వర్ ప్రా ఆ! ఏం జేస్తాయి? ఓకే. ఓకే. ఒ ఒప్పందం జేసుకొని మా దగ్గర ఉన్న డేటా మీరు సేవ్ జేసుకోండి మీరు ఇంత షేర్ చే ఇస్తాము మా మేమింత షేరు.
ఆ! ఆ! అలా ఇస్తుందనమాట. అదే. అదే. మీరిప్ ఇందాక అన్నారు గదా! ఏఐ వల్లా చేంజెసొస్తున్నాయా అని? అయితే ఏమవుతుందంటే, అది అంత సులువుగా తీసుకోలేమండి. ఏడబ్ల్యూఎస్‌ని. కంపెనీ ఏడబ్ల్యూఎస్‌ని తీసుకుంటుందంటే
ఓహో! ఇది మంచి బిజినెస్ ఉంది గదండీ! ఇది. బాగా. అవును. అవ్ ఆ! అవును. ఆ!
కొన్ని సర్విీ, ఆహ్ రిక్వెస్ట్ రెస్పాన్సెస్ అనేవి ఉంటాయి. హ్మ్. మీ మీ, వెబ్సైట్లో ఆ! ఇ వేరే వాళ్ళు ఒకళ్ళొచ్చి, ఇది ఆర్డర్ ప్లే చేద్దామనుకుంటే అది జస్ట్ మనం రిక్వెస్ట్ పంపుతున్నట్టు. ఆ రిక్వెస్ట్ అనేది క్లౌడ్‌కెల్తుంది ఫస్ట్. క్లౌడ్ ఎంత ఫాస్ట్‌గా ఇయగలిగేదనేది రెస్పాన్స్.
ఓకే. ఓకే. ఆ! క్లౌడ్‌కెల్తుంది. ఓకే. అయితే మీరు చెప్పినట్టు ఈ క్లౌడ్ స్టోరేజ్‌లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా మార్పులు, భవిష్యత్తులో చాలా మార్పులు చూడొచ్చు ఇంకా మనం దీంట్లో.
ఆ! చాలా చూడొచ్చు. ఇంకా ఇ
అంటే క అంటే ఈ స్టోరేజ్ ఏదైతే ఉందో దీనికి మించి కూడా కొత్తది ఏదైనా స్టోరేజ్ ఫెసిలిటీస్‌లో మార్పులు రావచ్చనుకో ఆహ్, రావచ్చా?
ఆ! రావచ్చండి. అంటే సులువుగా, ఈ మీరన్నట్టు, మొత్తం ఒకటే కంపెనీ దగ్గర ఉంటుంది కాబట్టి స్టోరేజు. అటాక్స్ అవ్వడానికి. ఇలా, హ్యాకింగ్ అటాక్స్ అవ్వడానికి చాలా అవకాశాలుంటాయి. వీటిపై క హ్మ్.
అవునా? అవును. అవునవును. అవును. అయితే మీరు ఆహ్, ఇప్పుడు ఏదై క్లౌడ్ స్టోరేజ్ అన్నారో మీరు ఫోటోలో, ఫోన్లో వినియోగం ఏతే మీరు ఇప్పుడు మనం మన విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ స్టోరేజ్ అయతే ఉందో మీరు ఎక్కువగా అయిపోయినప్పుడు సో, మీరు గూగుల్ ఇది గూగుల్లోకిెళ్ళి మీరు సబ్స్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటారు.
హ్మ్. ఆ! ఆ! అవును.
సో, ఇప్ అంటే, చాలామందికి ఇవి తెలిదు కదా! మరి మీరెవరికన్నా చెప్తారా? చెప్పారా? ఇట్లా చేసుకోవాలైన కానీ, చాలామంది అవగాహనుండదు కదా! చెప్పారా?
చెప్తానండి. ఎందుకంటే అదే, అదే. ఆ! చెప్తాను. కొంతమంది ఫోన్స్ బ్యాటరీ అనేది ఖరాబయిపోతుంది కదా! ఆ బ్యాటరీ రిప్లేస్మెంట్‌కిచ్చే ముందు వాళ్ళు చెప్తారనమాట, సర్వీస్ ప్రొవైడర్స్. <smacks lips> ఇలా బ్యాకప్ జేసి బెట్టుకోండి అని. వాళ్ళకి అర్థం కాదు. బ్యాకపంటే, ఏంటి అని.
అవునవును. ప్రొవైడర్స్. పెట్టుకోండి. అవును. ఏంది బ్యాకప్పు? బ్యా అవును.
అదే, బ్యాకపంటే ఏంటి? ఏదన్నా మెమరీ కార్డ్‌లా ఎయ్యాలాన్ అని అలా ఆలోచిస్తారు. అలా కూడా జేసుకోవచ్చు. కాకపోతే, మెమరీ కార్డూ ఒకవేళ
ఇయాలా? అలోచచిస్తారు. బ్యాకప్పంటే, ఇప్పుడు చూడండి, ఇమేజా ఆహ్, మనకు గ్యాలరీ ఉంటుది. గ్యాలరీ బదులు, గూగుల్ ఫోటోస్‌లో సేవ్ చేసుకోవాలి.
ఆ! అంతే. అది. అలా నేను మా ఫ్రెండ్‌కి జెప్పాను. అతను బతికపోయాడు. ఒక ఫ్రెండు
అంతే. అయితే, ఎప్పుడైనా మీరు గ్యాలరీలో సేవ్ చేసుకునేటివి ఎప్పుడైనా ఆహ్, ఏదో డిలీటయిపో ఏపోయా ఆహ్, డిలీటయిపోయి ఆహ్, అరే! కంగారు పడిపోయి, అరే! ఎలా మళ్ళీ మనం రికవర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఆహ్, గూగుల్ ఫోటోస్‌లో ఉన్నాయన్ని అన్నీ ఉంటాయిలే అని అనుకున్నప్పుడు, మీరెప్పుడైనా అట్లాంటి సిచ్యువేషనా ఎదుర్కున్నారా?
హ్మ్. హ్మ్. ఆ! అవునవునవును. ఆ! ఆ! చాలా ఎదురయ్యినండి. అంటే, ఫోనులో స్టో మా డ్యాడీ వాళ్ళ ఫోనులో, స్టోరేజ్ ఫులయిపోతే, కొన్ని ఫోటోస్ డిలీట్ జేశాడనమాట. ఆ ఫోటోస్ ఎక్కడునైరాని నన్ను అడిగాడు. అడిగితే నేనింకా గూగుల్ ఫోటోస్ జూసాననమాట. గూగుల్ ఫోటోస్ చూస్తే దాంట్లో ఉన్నాయి. ఇలా బ్యాకప్ జేసి బెట్టుకున్నాడు కాబట్టి బతికపోయాడు. లేదంటే, పోతుండే.
అవునా? ఆ! ఆ! ఆ! ఆహా! అయితే, మీరు మీ ఫా అయితే, వాళ్ళకి కూడా అప్పుడా అప్పటికి అవగాహన ఉందా? ఆహ్, ఇదిట్లావ్వబోయి ఇట్లా మనం డిలీట్ చేసినా ఇట్లా గూగుల్ ఫోటోస్‌లో సేవయితాయి. మనకు ఎలాంటి భయం లేదని. తెలియదు కదా!
లేదు, లేదు. మా డ్యాడీకి అలా తెలీదనమాట. తెలియకపోతేనే నేను జెప్పినా, ఇట్లా ఉంటది. ఆ ఫైల్స్ సేఫ్‌గానే ఉంటాయి.
అవును. ఆ! సో, చెప్పారు. ఆ! నిజంగాండి.
ఆ! అలా చెప్తే కొంచెం అవగాహనొచ్చింది. ఇలానే కాదండి అంటే, దీని మూలంగా చాలా పనులు సులువుగా జేసుకోవచ్చు. ఇప్పుడు, వాట్సాప్‌లో మనం 100 జీబీ డేటా ఆహ్, ఫైల్స్ పంపాలంటే కష్టమవుద్ది కదా! మనం ఏం జేయోచ్చంటే, గూగుల్ డ్రైవ్‌లో 100 జీబీ ఆ ఫైల్స్ పెట్టేసి, ఆ లింక్ పంపించేస్తే సరిపోద్ది. వాళ్ళకి యాక్సెసుంటది. హ్మ్.
అవునండి. అవును. అవును. అవునవును. ఆ! ఓహ్! నిజంగా, నిజంగా. అద్భుతం నిజంగా, టెక్నాలజీ అంటేనే, అద్భుతం నిజంగా. సో, నిజంగండి మీతో నిజంగా ఈ క్లోడ్ స్టోరేజ్ ఫైల్లను, ఎలా సులువుగా నిర్వహించాలి అలాంటివి, ఆహ్, నిజంగా మీ దో మీ దగ్గర చాలా తెలుసుకున్నాను. చాలాన విషయం నేర్చుకున్నాను. మరోసారి ఆహ్, మంచి విషయంతో మళ్ళీ చర్చించుకుందాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.
అవునవును. హ్మ్. తప్పకుండా అండి. ధన్యవాదాలండి.